యాహ్! తప్పకుండా స్పాటిఫై యాప్ ఉంటుంది కదా! సో అందులో మనం ఏదైనా మనకి బాగా నచ్చిందనుకోండి పాట అక్కడే పక్కన ప్లస్ సింబల్ ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే మనకి కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు ప్లే లిస్ట్. ఇంకా యాహ్! మాటి మాటికి కూడా ఏమైనా సాంగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. సో అలా యాడ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే ర్యాండమ్‌గా కాకుండా మనమేవైతే పర్టిక్యులర్ ప్లే లిస్ట్ పెట్టుంటామో ఒక 100 సాంగ్స్ మనకు నచ్చినవి అందులో పెట్టింటాం కదా ఆ లిస్టులో. సో అవే రిపీటెడ్‌గా వస్తాయనమాట. రిపీటెడ్‌గా అంటే ఆహ్, ఒకటి పైనది మీదది కిందకి అలా అవే వస్తాయి. అంటే <sniffs> వేరే మనకు తెలియకుండా ఉంటాయి చూడండి పాటలు కొన్ని అవి కాకుండా మనం సెలెక్ట్ చేసిన దాంట్లోవే వస్తాయనమాట. అది యూజ్. సో అది నేను ఫస్ట్ టైమ్ షేర్ చేసిందెవరికి అంటే నా ఫ్రెండ్స్‌కనమాట. అందులో అంటే మొత్తం లిస్ట్ అంతా స్ షేర్ చేయలేదు అందులో ఇంకా కొన్ని బాగా నచ్చినవుంటాయి చూడండి లిరిక్స్ కావచ్చు బీజీఎమ్స్ కావచ్చు ఆహ్ మ్యూ మ్యూజిక్ కావచ్చు లేకపోతే ఆహ్, చాలా డెప్త్‌గా ఉంటాయి కదా కొన్ని కొన్ని మీనింగ్స్. సో అలా ఉన్నప్పుడు. ఇంకోటేంటంటే మనం వేరే వాళ్ళతో ఎవరితోనో మాట్లాడినప్పుడు ఒక మంచి బాండ్ అనేదుంటది కదా సో మనం పాటలు వినేటప్పుడు కూడా ఆ బాండు గుర్తుకొస్తుంది.
హ్మ్. అవునండి. హ్మ్. అవునవును. ఓహ్! ఓకే అండి. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. ఓకే. ఆ! ఓకే. హ్మ్. ఓహ్! హ్మ్. అవునండి. హ్మ్. అవునండి. హ్మ్. వా అ ఆ! గుర్తొస్తూ ఉంటాయి ఆ మధుర జ్ఞాపకాలనేవి. ఆ పాటల్లో లిరిక్స్ ఏమైన మ్యాచ్ అయినా గాని, ఆ ఫీలింగ్ మ్యాచ్ అయినా గాని మనకు ఆ పాట తప్పకుండా వాళ్ళతో మాట్లాడిస్తున్నట్టే ఉంటుంది గదా!
అవును. కరెక్ట్. సో <chuckles> అలాంటివి నేను షేర్ చేస్తా అనమాట. నాకీ అలా ఎవరైనా గుర్తొచ్చినప్పుడు ఈ పాట వింటుంటే నువ్వే గుర్తుకొచ్చావు అన్నట్టు షేర్ చేసి మాట్లాడతా అననమాట.
హ్మ్. ఓకే. హ్మ్. ఓహ్! చాలా అద్భుతమైన ఫీలింగ్ అది మాత్రం! <chuckles> మీ స్నేహితులకలా చెప్పినప్పుడు వాళ్ళెలా రియాక్ట్ అయ్యారు?
యాహ్!